వాళ్ళ ఆహ్, సెల్ఫ్ డిఫెన్స్ అంటున్నారా?
ఆ! సెల్ఫ్ డిఫెన్స్ లాగా.
ఆ! ద మా పాప కరాటే చేస్తదండి. కరాటేలో జాయిన్ చేశాం.
వావ్! అవునా? చాలా అవునండి.
కరాటే, టెన్నిస్ ఆహ్, ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్. అన్నిట్లో నేర్పించం. ఎందుకంటే ఈ రోజుల్లో అన్నిట్లో ఉండాలి కదా! తర్వాతనే పెద్దయిన తర్వాత, వాళ్ళ‌కే రంగం ఇష్టమో, ఎందులో రాణిస్తారో ఇక అది వాళ్ళిష్టం.
హ్మ్. అవును. ఈ రోజు హ్మ్. అది వాళ్ళు యెళ్ళినా, యెళ్ళకపోయినా, ఇప్పుడు ఈ కాలంలో అంటే, సెల్ఫ్ డిఫెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులోటి ఆడపిల్లలకి మరీ.
హ్మ్. అవును. అవును. అవును. అవునండి.
హ్మ్. సో అందుకని అవేర్నెస్ కోసం, మీరు అవేర్నెస్ కోసం వాళ్ళకి ఏమన్న క్లాసెస్ గాని, సెపరేట్‌గా మీరు తల్లిదండ్రులు ఏమన్నా తీసుకుంటారా రోజు? లేదంటే <smacks lips> నార్మల్‌గా, సింపుల్‌గా ఆహ్, అప్పుడప్పుడు మాట్లాడుకోవడం జరుగుతాదా?
హ్మ్. హ్మ్. ఆహా! అవేర్నెస్ క్లాస్‌లంటూ ఏం తీసుకోమండి. నార్మల్‌గా రోజునే రోజూ రోజూ, ఒక అవేర్నెస్ అన్నట్టే కదా! <giggles> రోజు, రోజు కొత్త కొత్త సిట్యుయేషన్స్, సినారియోస్ వస్తూనే ఉంటాయి. రోజు రోజు అవేర్నెస్ లెక్కనే.
<giggles> అవును. ఓకే, అయితే.
ఈ ఎక్స్పీరియన్స్ ఆహ్, ఈ ఎక్స్పీరియన్స్‌స్ తోటే, మనం పాఠాలు చెప్పుకుంటూ పోవాలి పిల్లలకి.
హ్మ్.